నేను చేసి పెడతా. నువ్వు నాకూ అవసరమైనప్పుడు నువ్వు చేసిపెట్టాలి.
హ్మ్. ఇలాంటివీ ఈ రకమైనటువంటి అండర్‌స్టాండింగనమాట.
మేము ఇలాంటి ఇలాంటియి అండర్‌స్టాండులు చేసేస్తామండి. ఎందుకంటే, ఇప్పుడు ఉద్యోగస్తులు అన్నిట్లికన్నా ముఖ్యమైనదంటే సెలవులండి.
హ్మ్. అవునవునండి. తప్పనిసరిగా.
వ్ ఈ సెలవలేవంటెరంటే మేనేజర్లీ మధ్యనేవంటన్నారంటే, "నువ్వెళ్ళిపోతే నీ పనెవడు చేస్తాడు? వాడితో మాట్లాడు. వాడు నీ పని చేస్తానంటే, నీకు సెలవలిస్తాననంటాడండి.
ఆ! అవును. అంటాడు. తప్పనిసరిగా అలాగే అంటాడు. కరక్టే.
అలాగానప్పుడు మనం ఈ పక్కోడితోనీ మనం అప్పుడు ఆహ్, ఇలాగి న్ అందుకే. ఇప్పుడూ ఏంటంటే, ఉద్యోగుల్లో కూడా ఆ పక్కోడి వ్ నా పని ఆడు చేస్తాడండి. వాడికి అప్ప చెప్పానండి. ఏదైనుంటే నే ఫోనులో మాట్లాడుకుంటానూ. నేనన్ని క్లియర్ జేసుకుంటానంటే, మనం మేనేజర్ గారి దగ్గర ఇలాగా చెప్పి, మనం సెలవులు తీసుకుంటావండి.
హ్మ్. హ్మ్. అంతే. హ్మ్.
ఉప్పుడియి అలాగాన ఉప్పుడంతా ఇలాగే నడుస్తుందండి.
ఆహా! అంటే హ్మ్.
అయితే, అప్పుడూ మేము ఎలనే చేస్తాం, కానీ కొన్ని సందర్భాల్లో మనం చేసేసిన తర్వాత, మనకి వాడు సాయం జేసినొచ్చినప్పుడు ఆడి సిచ్యువేషన్ గూడా ఒక్కోసారి బాగోదండి.
ఆ!
<smacks lips>
అవునండి. అవునండి. కరక్టే.
ఉప్పుడూ నాకు చే నేను చేసేస్తానండి. వాడికి హెల్ప్ చేస్తాను. వాడు లీవులు తీసుకొనొచేస్తాడండి. తర్వాత నేను లీవుల్లో వెళ్ళాలన్నప్పుడికీ వాడో చెయ్యలేని ప పరిస్థితుల్లో ఉంటాడండి.
అవునవును. హ్మ్. అంతే. అంతే. మీరూ కొద్దిగా ఇబ్బంది. అవును. అర్థం చేసుకోవాలి. కరక్టే.
మనం అర్థం చేసుకో అర్థం చేసుకోవాలి. హ్మ్. అప్పుడు మనం పక్కొనడగాల్సొస్తది మళ్ళీ. వాడంటాడు, "నువ్వు ఆడికి హెల్ప్ చేసావు కదా! నాకు హెల్ప్ చెయలేదు. వాడుప్పుడు చెయిట్లేదు, నేను కావాల్సొచ్చిందా" అని ఇలాంటివొస్తాయండి.